ఈ రోజుల్లో చూసుకుంటే నిజంగా చిన్న, పెద్ద ఆహ్, మన నాన్న వాళ్ళు ఎవ్వరికీ సంబంధం లేకుండా ఈ ఫోను కానివ్వండి, కంప్యూటరు కానివ్వండి, చాలా రకాలుగా అసలు ఎలా అంటే అలా వాడేస్తున్నాం. దాంట్లో మంచేంతుందో, చెడేంతుందో కూడా మనకర్థం కావట్లేదు.
అవునండి. నిజంగానండి అసల.
హ్మ్. సో, అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు వయసును పట్టి కానివ్వండి, లేదు అంటే మీరు చేసే పనిని పట్టి కానివ్వండి, కంప్యూటరు కానివ్వండి, ఫోనుకు కానివ్వండి, పరిమితులు ఏమన్నా పెడతారా? పెడితే ఎలా పెడతారు?
ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళని చూసుకుంటే మనం ఈ పత్ పని రీత్యా గాని, ఉద్యోగరీత్యా గాని పొద్దునుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఫోను గానీ, కంప్యూటరు గానీ, ల్యాప్‌టాప్ గానీ ఖచ్చితంగా చూడాల్సొస్తూ ఉంటుంది.
హుహు. హ్మ్. అవునండి.
దాన్ని మనం ఎంత తగ్గించాలనుకున్నా ఇవేంటంటే, మనం ఖచ్చితంగా దాంట్లో పని జేయాలి. పని జేస్తేనే మనకు డబ్బులిస్తాడు గాబట్టి, దాన్ని మనము ఆహ్, తగ్గిచ్చాలనుకున్న తగ్గిచలేకపోతున్నాం అండి.
అవునండి. ఎందుకంటే మరి పని గంటలు కొనుంటాయి గాబట్టి, ఆ టైం వరకు చూస్తే పర్లేదు.
అవును. అవునండి. పర్లేదు. అవునండి. నేను ఇంకా నే నా జీవితంలో ఏంటంటే నేను గూడా ఆహ్, ఇవి మనం పొద్దునించి నేను నాకేలా ఉంటుందంటే నా ఉద్యోగ రీత్యా నేను 9-5 వరకు పని జేయాలన్నమాట.
హ్మ్. హుహు. ఓహో!
అప్పుడేంటంటే, ఇంగ ఫోను, ఫోనులో అయిన జేయాలి లేదంటే ల్యాప్‌టాప్‌లో అయినా జేయాలన్నమాట.
అవును. హ్మ్.
అప్పుడేంటంటే, ఖచ్చితంగా ఆ 9- 5 వరకు ఒక గంట గంటన్నరంటే తినేటప్పుడు గాని, బయటకెళ్ళేటప్పుడు కొద్దిగా అవి తీసేసినా మిగతా టైంలో అంతా చూస్తూనే ఉండాలన్నమాట.
కానీ ఇక్కడ చిన్న డౌటేంటంటే, మీరు తినేటప్పుడు అన్నారు కదా, చాలామంది ఆ టైంలో కూడా చూస్తూ ఉంటారండి.
అప్పుడు గూడా ఫోన్లు చూస్తున్నా <chuckles> నిజంగానే అండి అసల. అప్పుడు గూడా చూస్తూనే ఉంటారు. హ్మ్, నేను చూస్తాను. న్యావ్ ఒక్కళ్ళ గురించి అని కాదు గానీ, అప్పుడు నేనే నేనేం జేస్తానంటే, ఇంకా అదయిపోయిన తర్వాత గూడా, సాయంత్రం ఇంకా అయిపోయిన తర్వాత ఇంక సరే నా వర్కయిపోయింది గదా అని చెప్పి, మళ్ళీ ఫోను చూడ్డం, ఈ రీల్సు, ఈ షార్ట్సొచ్చేసిన తర్వాత మీకు తెలిసిందే గదండీ అసల! ఎలా అయిపోయిందో.
అదే కదా! <chuckles> <chuckles> అవును. అదే కదా! హ్మ్. మీకు దీన్ని పరిమితిలో పెట్టాలి, నియంత్రించాలి అని అసలు ఎప్పుడు అనిపించిందండి?
ఇంక నె నాకేంటంటే ఆ! అదే అండి. ఇంకా నేనింకప్పుడు చూస్తూనే ఉండడం వల్ల ఏమవుతుందంటే, నాకు తలనొప్పులు గానీ కళ్ళు మంటలు అవన్నీ రావడం, నిద్ర సరిగ్గా పట్టడం పట్టకపోవడం అనేది జరుగుతూ ఉండేదనమాట. అప్పుడు నేనింకా ఇ ఇలా నిర్ణయించేసుకున్నాననమాట. ఈ నేనింకా తగ్గిచ్చాలి, ఈ ఫోను అనేది దూరం బెట్టాలి. ఫో కంప్యూటర్లు అవన్నీ మనం ఇంకా నా సమయం అయిపోయింది. నా ఉద్యోగ సమయం అంటే, దాని తర్వాత వీటిని దూరంగా ఎలా పెట్టాలి అనే దాని మీద నేను ఆలోచించి, నాకిప్పుడు 5:00కి అయిపోతుందని చెప్పాను గదండీ. 5:00కి అయిపోయిన తర్వాత, ఇంకా నేను అన్ని రెడీ జేసుకొని జిమ్‌కెళ్ళిపోయేవాడినన్నమాట. ఆరు నుంచి ఏడింటి వరకు 7:30 వరకు.
ఓహో! ఓకే. హుహు. హ్మ్. ఓకే. హుహు. ఓకే. హ్మ్. అవును. ఓహో! ఓకే. ఇంకా టైంలో మీరు ఫో హ్మ్.
ఇది ఎలా అంటే ఇంక, ఆహ్, అదే అంతే గదండి అక్కడికెళ్ళామనుకోండి, మనా ఏంటంటే, మనా యొక్క ఆగ్ ఏకాగ్రతంతా గూడా, మన శరీరం మీద, లేదు మనకి ఎవరైతే టీచ్ చేస్తా ఉంటారో, వాళ్ళు చెప్పే దాని మీద ఉంటుంది.
హ్మ్. అవును. అవును.
ఈ ఫోననేది మనంకి ఆలోచనకే రాదనమాట. చే ఇది వాడాలి అని జెప్పి. ఆ! లే ఆ! ఇదయిపోయిన తర్వాత కొంచెం ఏం జేసేవాడినంటే, ఇంకా మా ఫ్రెండ్స్‌ని అందరూ గు‌మ్ గుమిగుడతారనమాట ఒక దగ్గెర. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ రోజు జరిగిన పొద్దున్నించి సాయంత్రం వరకు జరిగుంటాయి గదండీ మన జీవ్ అంటే ఏదో ఒక కొత్త విషయాలో, లేదంటే ఎవరికైనా ప్రమోషన్లు రావడమో, లేదంటే కొత్త ఉద్యోగం రావడమో అలా జరుగుతూ ఉంటాయి గదా! ఆ రోజుల్లో జరిగిన కొత్త కొత్త విషయాలు గానీ, కొంతమందికి ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న ఉద్యోగాలు జేస్తుంటారు. వాళ్ళూ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ అది ఆహ్, అది ఆదాయాన్ని పెంచుకోవాలన్నా వేరే జాబ్స్‌కి మార్చాలన్న సూచనలవన్నీ ఇస్తూ ఉంటారు. మనకి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు.
నిజమే అండి. నిజమే. నిజమే అండి. హుహు. అవును. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హుహు. ఓహో! చాలా మంచి పద్ధతి కదండి. తెలీని వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది.
అలాగ అవునండి. ఆ! అదీ గాక ఏమవుతుందంటే, అలా కూర్చోవడం వల్ల, మనకి బంధం అనేది గట్టి పడతది మన మిత్రుల మధ్య. చూస్తున్నాం గదండీ, అసలెలా ఉన్నారో ఇప్పుడున్న కాలం చిన్నపిల్లలు, బయటికి వెళ్లి మాట్లాడాలంటే గూడా, పక్కింటి వాళ్ళతో గూడా పబ్‌జీయో, ఫ్రీఫైర్‌లో మాట్లాడుకునే పరిస్థితుల్లోకొచ్చేసామండి అసల. కానీ నిజంగానే, <chuckles> నిజంగానే అండి అసల. ఇంకివన్నీ చేయడం నేను మొదలుపెట్టిన తరవాతా, నా బాడీ‌లో మార్పులనేవి నేను ఖచ్చితంగా జూశానండి. మంచిగా నిద్ర పట్టడం గాని, ఆహ్, నాకు కళ్ళు మంటలు, తలనొప్పులు, మానసిక ఒత్తిడనేది చాలా దగ్గిందనమాట.
అవును. హ్మ్. నిజమే. అవును. <giggles> అసల పక్క పక్కన కూర్చొని గూడా, పబ్‌జీలో మాట్లాడుకుంటారండి. హుహు. ఓకే. తగ్గిపోయింది. హ్మ్.
హ్మ్. అంటే ఖచ్చితంగండి, ఇప్పుడు పిల్లలకి కూడా, మనం ఈ పరిమితులనేవి ఖచ్చితంగా పెట్టాలండి.
ఓకే. హుహు. ఇప్పుడు మనకీ, మీరంటే ఆహ్, పరిమితి పెట్టుకున్నారు, మీరు పాటిస్తున్నారు బానే ఉంది. ఇప్పుడు మనం మన పెద్దవాళ్ళకీ ఫోను నేర్పిచేస్తాం, మన పిల్లలకి ఫోను నేర్పిచేస్తాం. వాళ్ళకి వయసుకనుగుణంగా మనం కనక ఆహ్, మార్పు తీసుకురావాలి, పరిమితులు పెట్టాలంటే, ఎలా పెట్టొచ్చంటారు?
ఏయ్ చూసుకుంటు హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. <chuckles> ఖచ్చితంగా అండి. ఆ! అదే అండి. ఇప్పుడు చిన్న పిల్లలెలా ఉన్నారంటే, ఇంకొకడు తినాలన్నా మనం ఫోను ఇవ్వాల్సొస్తుంది. లేదు బయటికెళ్ళి ఏదనా తీసుకురారా ఏదనా పని జేయరంటే, గూడా నాకో 10 నిమిషాలు ఫోను ఇస్తావా? అదేదో లంచం లాగా అడుగుతున్నారండి. నేను 10 నిమిషాలు
నిజమే. <chuckles> లంచం మనమేమో ఇదివరకి కొట్టుకెళ్ళాలంటే, ఒక రూపాయి ఇస్తావా, రెండు రూపాయలు ఇస్తావా? <laughs>
<chuckles> ఒక 5 రూపాయలో, 2 రూపాయలో ఇస్తావా? <chuckles> నిజంగానే అండి, అసలు మనకా అవగాహన ఉండేది గాదు గాబట్టి అప్పట్లో ఏదైనా మనం కొనుక్కు తినాలి. కడుపుకి తినాలి. లేదంటే ఏదన్నా కొనుక్కోవాలి కొత్త వస్తువులు అనుండేది. ఇప్పుడెలా అయిపోయిందంటే, నేను ఏదో ఒక 10 రీల్లు <chuckles> జూడాలి. 20 రీల్లు జూడాలి అని లంచం అడుగుతున్నట్టుందండి అసలది. ఆ!
అని ఇచ్చేవాల్ అవును. ఆ! అవును. <chuckles> దాని వల్ల ఉపయోగం ఏం ఉండదు.
అదే గదండీ అసల. అలాగయిపోయేసరికి ఏమవుతుందంటే, మనం ఈ పరిమితులనేవి పెట్టాలంటే, వాళ్ళకి చిన్నపిల్లలకు గాని, లేదంటే కొంతమంది మంచి ఏజ్‌కోచ్చినోళ్ళు గూడా ఏమవుతుందంటే, తల్లిదండ్రులు మాట ఇనకుండా, ఎక్కువ చూసేయడము, ఏది జుస్తున్నామో తెలియకుండా కూడా చూసేస్తూంటారు గదా! వాళ్ళకేంటంటే, మనం ఇప్పుడు ప్రతి ఒక్క ల్యాప్‌లో ఈ స్క్రీన్ టైమ్ అనేది మనం ఒక టైమరనేది సెట్ చేయొచ్చన్నమాట అండి.
హ్మ్. హ్మ్. అవునండి. నిజమే. ఓకే.
అంటే ఇప్పుడు. ఒక నేను ఒక అరగంట చూడాలనుకుంటున్నాను అంటే, ఒక అరగంట మాత్రమే అది ఓపెన్ అవుతుందన్నమాట. మిగతా టైంలో మనం వాడలేమన్నమాట. ఆ యాప్‌ని.
హుహు. ఓకే. ఓహో! నిజంగానే. అలా పెట్టేసి ఈ పెద్దోళ్ళకి ఫోను ఇచ్చినా వాళ్ళకర్థం గాదు. మనం పెట్టిన విషయం.
అప్పుడు ఏంటంటే హ్మ్. అదే. చిన్నపిల్లలకి గూడా అర్థం గాదు. వాళ్ళెందుకు రావట్లేదని జెప్పి పక్కన బడేసి ఏదోటి చేసుకున్నాం ఓటి. లేదంటే ఏదోటి ఆడుకోవడం, బొమ్మలతో ఆడుకోవడం అనేది చేస్తూ ఉంటారు. అలాగా కొద్దిగన్నా వాళ్ళు పక్కన బెడతారు గాబట్టి, అలాగా ఉపయోగించడం జరుగుతుంది. ఆహ్, కొద్దిగా మంచిది. లేదు అంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర గూడా వాళ్ళు మనం జూశేదే చిన్న పిల్లలు గూడా చూడే చూసే పరిస్థితిలోకొచ్చేసాం అండి మనం.
హ్మ్. నిజమే. నిజమే. హ్మ్. అవును. మన ఫోనే కదా! వాళ్ళు చూసేది మరి. హ్మ్.
అంతే గదా! మనం జూసే ఫీడ్ అంతా వాళ్ళకి ఒస్తుంది. అసలు వాళ్ళకి ఏంటో గూడా తెలియదండి. రీల్స్, పోస్ట్‌లు ఇలా ఈ షార్ట్‌లంటే. కొన్ని కొన్ని అసభ్యకరమైనవి గూడా చూడాల్సొస్తుంది. మనం అంటే, మనకు అవగాహన ఉంటుంది గాబట్టి మనం పైకి నెట్టుకుంటూ, లేదంటే జరుపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళకి అలాంటివి ఉండవు గదండీ అసల.
నిజమే. తెలీదు. హ్మ్. చూడాల్సొస్తుంది. నిజమే కదా! హ్మ్. అవును. హ్మ్.
వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళు అలాంటప్పుడు మనమేంటంటే, ఈ యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏంటంటే, పేరెంటల్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట.
అదే కదా! ఓకే.
అదేంటంటే అదేం జేస్తుందంటే, ఇప్పుడూ మా మా అనం మనింట్లో ఉండే చిన్నపిల్లోడికొక ఐదారేళ్ళుందనుకోండి, మనం 1 నించి ఆ ఆ 6ఏళ్ళ ఏజ్‌లో మనం అదీ ఫిల్టర్ సెట్ చేయగలిగితే, వాళ్ళకి ఆ వా ఆ ఏజ్ వరికే వాళ్ళకి అంటే, పద్యాలు గానీ, లేదంటే చిన్న చిన్న పోయెమ్స్, ఇంగ్లీష్ పోయెమ్సు 'జానీ జానీ యస్ పాప' అలాంటి చిన్న చిన్న పాటలు. ఏబీసీడీ రైమ్సు వాళ్ళకి ఎటువంటివైతే ఉపయోగపడతాయో, వాటి వరకే ఇస్తుందనమాట. ఆ యు ఆహ్, మొత్తమంతా ఫీడ్.
హ్మ్. హుహు. హుహు. ఓక్ హుహు. ఓకే. ఓహో! ఇది ఇది చాలా ఉపయోగపడిద్దండి, నిజంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని చేస్తే బావుంటుంది కూడా.
ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండి. <smacks lips> ఎందుకంటే, వాళ్ళకీ ఉపయోగపడేవే ఒస్తాయండి. వాళ్ళకి చదువు రిత్యా గానీ, వాళ్ళ ఇంగ్లీషు ఎదన్నా మాట్లాడడానికి, ఏబీసీడీలు నేర్చుకోడానికి, ఏ ఫర్ యాపిలు, ఆహ్, ఏ ఫర్ అన్నీ అండీనే అప్పుడు వాళ్ళకవే ఉపయోగం గదండి. రీల్సు ఆహ్, పాటలు ఇప్పుడొచ్చే సినిమా పాటలు వాళ్ళకెందుకైనా ఉపయోగపడతాయి. ఇనడానికిన మంచిగుంటుంది, కానీ వాళ్ళ జీవితంలో ఉపయోగపడేవేం కాదు గదా!
హ్మ్. అదే అండి. అదే. హ్మ్. ఉపి అవును. నిజమే అండి. ఇంకొకటీ, మీరన్నట్టు ఇందాక, చాలామంది తినేటప్పుడు అంటే పొద్దున పూటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఎటోళ్ళటేళ్ళిపోతూ ఉంటారు, సాయంత్రంటప్పుడు అందరూ కలిసి కూర్చునేటప్పుడు గూడా, ఫోను చూస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మీరెలా పరిమితి పెడతారు వాళ్ళకి?
అవునండి. వెళ్ళిపోతారు అవును. ఖచ్చితంగా అండి. మా ఇంట్లో కూడా మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలుంటారనమాట. వాళ్ళు గూడా ఏంటంటే, ఇంకా ఫోను జూసేటప్పుడు గూడా నవ్వుకుంటా ఫోనులు జూసి ఏదో జబర్దస్తో లేదంటే ఏదో కామెడీ‌షోలో పెట్టుకొని జూస్తా, అసలు నోట్లోకి ముద్ద వెళ్తుందా లేదా అని గూడా ఆలోచించరండి. ఇంకేదో అట్టా ఆహ్, అటు తెరిచి నోట్లో ఏసేస్తుంటారు. అది నవలరు, మింగేస్తుంటారు. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్సొస్తుంటాయి. మేమింకేం జేసామంటే ఆ! అవునండి. అవునండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అసలు వాళ్ళు ఏం తింటున్ వాళ్ళేం తింటున్నారో గూడా వాళ్ళకి తెలీదండి.
నిజంగానే అండి అసల. ఇంక మేమేం జేసామంటే, తినేటప్పుడు ఇంకా పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గాని ఎవరు ఫోను వాడకూడదు. ఫోను వాడి వాడితే ఇంకసలు, వాళ్ళు ఇంకా ఆ రోజు భోజనం పెట్టకుండా పక్కకు ఎళ్ళిపోవాల్సిందే. ఫోను జూసుకుంటే అన్నం ఒద్దు ఇంకేమైనా ఒద్దు అని జెప్పి పరిమితి పెట్టేసామన్నమాట...
హ్మ్. నిజమే. హ్మ్. హుహు. ఓహో! ఓకే. సూపర్. సూపర్. ఇంకో హ్మ్.
దానివల్లేంటంటే, ఆ! వాళ్ళకి కొద్దిగా ఆహ్, తినేటప్పుడు, ఎవరనా ఆపుతారు. తినేది కరెక్ట్‌గా తింటారు. కొద్దిగా హెల్త్ అన్నా చక్కగా ఉంటరు గదా! అని కొదిగా ప్రయత్నం అండి. ఆ!
హ్మ్. మెరుగుపడుతుంది. నిజమే. ఇంకొకటి చాలామంది ఈ పండుగల వేళ కానివ్వండి, పెళ్లి వేళ కానివ్వండి, అందరం కలిసి ఉంటాము. అలాంటి టైంలో గూడా ఈ ఫోనులు వాపో ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు అట్లీస్ట్ కొంచెం, కాస్తో, గొప్పో మనం ప్రయత్నం మనం జేయాలి గదా! అట్లాంటప్పుడు మీరు మీ స్నేహితులకి, చుట్టాలకి ఏం చెప్పదలుచుకుంటారు?
హ్మ్. <giggles> నిజంగానే అండి. ఖచ్చితంగా అండి. మనం ఏంటంటే, ఆహ్, పెళ్ళిలకి గాని, ఫంక్షనలకి గాని, దూరపు బంధువులోస్తారు. మనం ఎక్కువ కలుస్తూనే ఉన్నాం గదండీ, మనం మన తల్లిదండ్రులు గాని, మన బ్ ఆహ్, తోడు బుట్టున వాళ్ళు గాని మనతో ఉంటారు. కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. వేరే ఊర్లో ఉంటారు. వాళ్ళు ఆ ఫంక్షన్‌లకి ఒచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా, మనం ఇంకా ఇక్కడ కూర్చొనుంటే, అంటే ఫోనులు పట్టుకొని కూర్చొనుంటే, ఇంకా అసల ఎందుకండీ ఎళ్లి గూడా మనకి ప్రయోజనం ఏం ఉంటుంది?
అవును. హ్మ్. ఉపయోగం <giggles> నిజమే. నిజమే. ఆహ్
అక్కడికి చాలా మందికోస్తారు కదండీ. మనం ప్రతి వృత్తిలో ఉండేవాలోస్తారు. మనకి ఎలాంటి అవసరం ఉంటుందో తెలీదు. ప్రతి ఒక్కలతో మనం మంచిగా మాట్లాడగలిగితే ఆ! మన ఉద్యోగరీత్యా గాని, మనకేదన్నా భవిష్యత్తులో ఏదన్నా కష్టాలోచ్చిన, వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు ఏదైనా సహాయపడడానికి వీలుంటుంది. అది గాక బంధాలనేవి మనకు పెరుగుతాయి. ఎక్కువ ఈ కాంటాక్ట్స్ అనేవి గూడా మనకి చాలా ఉంటాయి గదండీ.
అవును. హ్మ్. మాట్లాడాలి. నిజమే అండి. నిజమే. హ్మ్. అవును. నిజమే అండి. ఆ టైంలో మనం ఏంటంటే, తెలియని వాళ్ళతో మాట్లాడి, ఇవి ఏం చేస్తున్నారు? ఏంటి? ఆ కనుక్కుంటే రేపు భవిష్యత్తులో మీరన్నట్టు మనకు ఉపయోగపడితే, అడగడంలో తప్పేమి లేదు కదా! ఏం చేస్తున్నారు, ఏంటి అని చెప్పి. హ్మ్.
హ్మ్. ఒ ఖచ్చితంగా గదండి. అంతే కదండీ. హ్మ్.
ఇప్పుడు ఈ ఫోను ఉపయోగం ఆ మనం గనక చేసుకోకుండా ఉండాలంటే, కొంచెం అప్పుడప్పుడు బయటికి ఇలా వెళ్తూ ఉంటా కానీ మనం చేయొచ్చేమో కదా?
ఇంగా ఫో ఖచ్చితంగా అండి. అసల హ్మ్, హ్మ్. ఏదైనా ట్రిప్స్‌కి వెళ్ళడం గానీ, అందరితో అప్పుడు బాండింగనేది పెరుగుతుంది. మన మధ్యలో అది గాకేంటంటే ఈ ఈ ట్రిప్స్‌కెలాగంటే ట్రిప్స్‌కి వెళ్ళేటప్పుడు ప్రత్తి ఒక్కటి మనం ప్లాన్ జేసుకోవాలి. టికెట్లు అవన్నీ అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. అప్పుడేంటంటే 10 మంది, 20 మందే గదండీ ఎళ్తారు ట్రిప్స్‌కనేది. ఆ! మనం నలుగురైదుగురెళ్తే అసలా ఉత్సాహం అనేది గానీ ఆనందం అనేది గానీ చాలా తక్కువుండిద్ది. ఇరవై, ముప్పై మందెళ్ళావంటే ఆ! ఇంకప్పుడందరం గుర్చిని ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్లాలి, భోజనాలెలాగా, ఎవరెవరు ఏం జేసుకొస్తారు. ఒకవేళ అంటే ఒక్కొక్కలు పులిహోరలు జేసుకు రావడం, చపాతీలు జేసుకొచ్చుకుని, అంటే కొన్ని కొన్నిలాగా కొంతమంది పెరుగన్నాలు అన్ని పెట్టుకొస్తారు గదా! ఎవరెవరేం జేస్తారు, ఎక్కడికెళ్దాము, ఎన్నెన్ని రోజులు బెట్టుకుందాం. ప్రతి ఒక్కటి కూర్చొని మాట్లాడుకోడం వల్ల ఈ ఫోననేది చాలా దూరం బెట్టచ్చండి. ఆహ్, వెళ్ళిన రెండు, మూడు రోజులైనా గూడా మనం ఆ ఫోనుకి దూరంగా మనకి బంధువులతో గానీ, మన కుటుంబ సభ్యులతో గానీ చక్కగా జరిగినవన్నీ మాట్లాడుకుంటూ పా హ్మ్. బస్సుల్లో వెళ్తూ అంత్యాక్షరియలు గానీ, అందరూ గూర్చొని ఏదో గెసింగ్ గేమ్‌లు ఈ సినిమాలు గురించి అందరం చక్కగా ఆహ్లాదకరంగా నవ్వుకుంటూ ఏదైనా కష్టాలుంటే చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అసల ఆ వాతావరణం గూడా ఎంత బావుంటుందండి అసల.
మీ కుటుంబంతోటి. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. తక్కువుంటుంది. ఎంతమందెళ్తే అంత బావుంటుంది కూడా. హ్మ్. అవును. హ్మ్. నిజమే అండి. నిజమే. హ్మ్. అవును. హ్మ్. నిజమేంది? అవును. బావుంటుంది. నిజమే అండి. కొంతమందేమో ఈ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఈ ఒ కాన్ఫరెన్స్ కాల్సని, అవని ఇవని ఒస్తూ ఉంటాయి. వాటిని గూడా మనం కొంచుం...
హుహు. అవునండి.
పక్కన పెట్టేస్తే బావుంటుందేమో కదా! హ్మ్.
నిజంగానే అండి. ఆ! అదీ నిజమే అండి. ఉద్యోగ రీత్యా గూడా ఇంకా 3 రోజులు మనం అన్నీ ఒ ఆహ్, లీవులు బెట్టుకొని వెళ్ళగలిగితే చాలా మంచిది. లేదనుకోండి అక్కడికి గూడా ఎళ్లి ల్యాప్‌టాపేసుకొని ఆ! ఆ! గెట్ రెడీయా? మనం ఆ! వస్తన్నామండి పంపిస్తున్నానని జెప్పుకుంటా గూర్చుంటే ఇంకా వెళ్ళినదానికి ఉపయోగమేముంటుంది. అక్కడికి వెళ్లి కూడా వాడికి టెన్షన్సు అవే ఉంటాయి గదండి.
హ్మ్. <giggles> ఉపయోగం లేదు. నిజమే అండి. నిజమే. ఈ కంప్యూటర్ ఫోన్ ఉపయోగం వల్ల పరిమితులెలా పెట్టాలి, ఏ వయసు వాళ్ళు ఏం చేయాలి అన్న విషయాన్ని మన పెద్దోళ్ళయితే ఎలాగా పిల్లలకి పరిమితి పెట్టాలి అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపిచింది. ధన్యవాదములండి.
హుహు. నాకు కూడా అండి. నాకు కూడా. ధన్యవాదాలు.